ఎదండీ? అ అర్ధం కాలేదు.
అంటే ప్రటు 2004 తర్వాత రెండు వేల నాలుగండి. 2004 నుంచి తర్వాత. అంటే మనకి ప్రభుత్వ ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళకి అంటే పెన్షన్ అనేది రాదు రిటైర్మెంట్ అయిన తర్వాత అని చెప్పి ఉంది. అది నిజమేనా అండి?
రెండు ఆహా! ఓకే. ఆ! అవును. అంటే అది మళ్ళీ ఏంటంటే అది మనబెట్టి ఉండదండి. అదేంటంటే రాజకీయాల్లో వాళ్ళు ఏంటంటే చాలా మార్పులు చేస్తూ ఉంటరనమాట. అంటే లైకు ఒక పార్టీ గెలిసిన తర్వాత ఆ పార్టీ కొన్ని రూల్స్ అనేది పెట్టుకుంటుంది. ఆ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో పార్టీ వస్తుంది. ఆర్ దనికి దానికి తగట్టు వాళ్ళు వాళ్ళు రూల్స్ పెట్టుకుంటారు. అది మనం ఉంటది ఉండదు అని మనం చెప్పలేమనమాట. ఎందుకంటే అదు ఉ ఆ! తాత్కాలికం అనమాట. అయ్యి ఏంటంటే అప్పుడు మట్టికే పనిచేస్తాయి గానీ ఆ తర్వాత వీళ్ళు వేరే పార్టీ నుంచి వేరే పార్టీకి గెలిసిందనుకోండి ఇంకా వాళ్ళు, వాళ్ళు పెట్టిని మేమెందుకు ఉంచాలని చెప్పేసి వీళ్ళు కొత్తగా రూల్స్ పెట్టుకుంటారు. అయ్యి వేరే కిందొస్తాయి. అలాగా ఎవరి ఉద్దేశ్యం ఎలా ఉందో మనకి అనేది తెలీదనమాట. అయ్యప్పుడు మట్టికే తాత్కాలికలంగా ఉంటాయి అంతే. ఆటి గురించి ఎక్కువగా ఆలోచించిన వేస్ట్ అండి నాకు తెలిసి. ఎందుకంటే ఒకేలా ఆలోచించాల్సి వస్తే ఏంటంటే ఓటు ఏసినోళ్ళు తప్ప ఇంకెవరు ఎక్కువగా ఆలోచించరనమాట. ఏంటి ఇలా చేశాడు ఇద మనం ఏదో మనం గవర్నమెంట్ జాబ్ ఉంది కదా! మనకి ఏమన్నా కొంచెం హెల్ప్‌ ఫుల్‌గా ఉంటారని చెప్పేసి మేము ఓటేస్తే అతనే ఏమంటి ఇలా చేసేడాన్ని వాళ్ళని తిట్టుకోవడం తప్ప మనకి వాళ్ళ వల్ల యూజ్ ఉండదనమాట దాని వల్ల. అండు మనకి సమయం అనేది కూడా వృధా అయిపోతుంది ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళు తిట్టుకుంటారు. అరే! పెన్షన్ వస్తదనే కదరా! ఎన్ని ఇన్ని సంవత్సరాలు మనం వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఈ టైంలో మళ్ళీ ఇప్పుడమో ఏమంటే వీళ్ళు సం వీళ్లేమో ప్రసారం చేసేస్తున్నారు. ఈ ఒక టూ థౌసండ్ ఫోర్ వాళ్ళు దాటిన వాళ్ళకమో జాబ్ గవర్నమెంట్ జాబ్ వచ్చినోళ్ళకమో పెన్షన్ లేదని చెప్పేసి, ఆహ్, చేపేస్తున్నారని చెప్పేసి ఇలా వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడం ఇలా యూజ్ చేయడంని చెప్పా ఇంకా వేరే ఉద్దేశ్యం ఏమి ఉండదు ఇంకా అందులో. అలా ఉంటుందండి.
హుహు. ఓకే. హుహు. ఓకే. ఓకే. అంటే తాత్కాలికం అనమాట మొత్తం చెప్పాలంటే. హుహు. ఓకే. ఓకే. హుహు. ఖచ్చితంగా. అవునండి. అవునండి. హుహు. ఓకే. ఓకే. నిజంగా. ఓకే. ఓకే. హుహు. <chuckles> నిజంగండి. అవునండి. వాస్తవం. హుహు. హ్మ్. హ్మ్. అవునండి. హుహు. ఓకే. ఓకే. ఓకే. ఓకే. బా చెప్పారండి. అయితే ఇప్పుడు మీకు ఏదన్నా అంటే ఎలా అంటే ఒక టాస్క్ ఉందనుకోండి మ ఉదాహరణకి. అంటే ఒక పని అనేది మీరు తక్కువ సమయంలో చేయాలి టైమనేది తక్కువ ఉందిని అనుకునే స టైంలో మీరు ఫోకస్‌ని ఎలాగా ఆ సమతుల్యతన అనే ఎలాగా మెయింటైన్ చేస్తారో చెప్తారా?
ఇంకా ఏంటంటే అవునండి. అవునండి.